మనము ప్రొఫెషనల్ లైఫ్‌లో గాని, పర్సనల్ లైఫ్‌లో గాని ఎంతో అలసిపోతుంటాము. మామూలుగా అయితే ఎంతో పని చేసి స్ట్రెస్ అనేది గురియొ స్ట్రెస్‌కి గురవుతూ ఉంటాము. అయితే పని తర్వాత రిలాక్స్ అవుతే అది నెక్స్ట్‌డే‌కి క్యారీ అవ్వకుండా ఫ్రెష్‌గా మనం మళ్ళీ పని చేసుకోవచ్చు. సో మీరు పని తర్వాత ఎలాంటి రిలాక్స్ అయ్యే చిట్కాలు కానియండి మీరు మీ రొటీన్ ఎలా ఉంటది రిలాక్స్ అయ్యే రొటీన్?
అవునండి. ఆ! తప్పకుండా అండి. అంటే మనిషి నప్ అంటే అంటారు కదండీ పని ముగిశిన తర్వాత మనసు, శరీరం 2 అలసిపోతాయని.
అవును.
ఆ! ఆ అలసటను శుభ్రంగా అంటే ప్రాక్టికల్‌గా తగ్గించుకోవడానికి కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం కదండీ మనము. అంటే ఇప్పుడు నేను మీరు నన్ను, నన్ను అడిగారు కదండీ? నా విషయంలో అయితే నేను చాలా అలసిపోతూ ఉంటే నా బ్రెయిన్‍కి కానీ, నా బాడీకి కానియండి నా బాడీకి ఫుడ్ కావాలండి ఫస్టు. <chuckles> అంటే రుచికరమైనది టేస్ట్‌గా అంటే ఫుల్ అలసిపోతూ ఉంటే టేస్టీ అంటే నాకు నచ్చిన ఫుడ్డు నచ్చినది తింటే నాకు కొంచెం ఆహ్, నేను అంటే చేసిన పని ఎనర్జీ వస్తది, ఆ! అంటే అయిపోయింది కద పని కొంచెం రిలాక్స్. ఆ! పడుకోవచ్చులే ఈ రోజంతా ఏదో చిన్న మూవీయో, వెబ్ సీరియో చూద్దాం తర్వాత ఆహ్, రిలాక్స్ అవుతుంది అని అనుకుంటానండి కొన్నిసార్లు. అంటే నాకు ఆ రుచికరమైన వాసన ఆ వాసన చూస్తాం చూడండండి. ఆ వాసనకి నాకు హమ్మయ్య! ఇది కదా లైఫ్ అంటే. <chuckles> ఇది కదా సుఖం అంటే. అన్న ఫీల్ వస్తుందండి నాకు, అంటే మూడ్ చేంజ్ అవ్వడం జరుగుతదండి వెంటనే. అంటే టేస్టీ బడ్స్‌కి మనము మనకి ఇష్టమైన ఫుడ్ పంపితే మన కళ్ళనా
నిజంగా. ఓకె. ఓకె. హ్మ్, అవునవును. ఎనర్జీ వస్తదా? ఓకె. ఓకె. ఓకె. ఓకె. అవును. ఓకె. యస్. యస్. ఓకె. <smacks lips> మీరు చెప్తున్న విధానంకి నాకు అర్థమవుతుంది. మీకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో! మీరు ఎప్పుడైనా ఎంత వర్క్ ఉన్నా ఎంత టైర్డ్ అయినా మీకు మీకు నచ్చిన ఫుడ్ తెస్తే మీరు హ్యాపీ అయిపోతారనమాట. <chuckles> వెరీ‌ నైస్ చాలా బా చెప్పారు. అంటే చాలా రెలెటబుల్‌గా ఉంది ఇది.
హ్మ్. <chuckles> నిజంగానండి. క తప్పకుండా అండి. అంట్ ఆ! అంటే, ఆ! మూమ్ ఆ! మూడ్ అనేది చేంజ్ అవుతున్న ఫీలింగ్ వస్తది. అంటే నేను పని చేశాను అన్న ఫీలింగ్ నాకు రాదు. అంటే మన కళ్ళకి నేత్రానందం కూడా వస్తదండి ఫ్లేవర్‌ని చూడంగానే నాకు. మా వాసనకి మొత్తానికి నా బ్రెయిను, నా బాడీ మొత్తం యాక్టివ్ అయిపోతుందండి దీంతో. అంతతో ఇట్లా జస్ట్ కనెక్ట్ అయిపోతుంది.
ఓకె. అయితే ఇదంతా యాక్టివేట్ అయ్యేది ఎప్పుడైతదంటే వేరే వాళ్ళు వండి మనకు తెచ్చిచ్చినప్పుడు. అదే మీరు పనిచేసి అలసిపోయి మీరే చేసుకోవాలన్నప్పుడు మీకు ఎలా ఉంటది?
అవునండి. <giggles> హ్మ్. నిజమండి. తప్పకుండా మంచి ప్రశ్నండి ఇదీ. అసలు వేరే వాళ్ళు ఉండి మనమే పని చేశి చేశి అలసిపోయి మనమే చేసుకోవాలండి. అమ్మ! అబ్బో! నాకు ఈ లైఫే వద్దు అనిపిస్తదండి. ఇందాక <chuckles> ఏంది ఈ జీవితం అని అనిపిస్తదండి. ఎవరైనా కొ ఎవ్వరైనా నాకోసం ఏమన్నా చేసిపెడితే బావుండు అన్నట్టు అనిపిస్తుందండి. ఆ టైంలో మనం ఇంటికొచ్చి ఇంటికి తొందరగా ఎప్పుడు రీచాలి ఎప్పుడు రీచ్ అవ్వాలని చూస్తాం. ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మ ఏదో ఒకటి టీ పెట్టిస్తుంటుంది తొందరగ. టీ తాగడం వల్ల కూడా ఒక రిలాక్స్ ఫీలింగ్ వస్తుందండి నాకైతే. అంటే రాంగానే ఇన్స్టెంట్‌గా అంత తొందరగా నేను కొన్నిసార్లు ఆహ్, జర్నీలోనే
అవును. <giggles> యస్. అవును. యహ్! ఓకె. అసలు మీరు ఫస్ట్ రాగానే చెప్పులు ఇప్పేసి బ్యాగ్ పెట్టేసి ఫస్ట్ టీ తాగుతారా? లేకపోతే ఫ్రెష్ అవుతారా? ఎలా ఉంటది మీ రోటీన్.
ఆ! నేను దొందర తొందరగా షూస్ ఇప్పేయడము బ్యాగ్ పక్కన పెట్టేయడం చేతులు ముఖం కడుక్కొని అట్లా సోఫాలో స్ పూర్తిగా ఇలా అబ్బా! అన్నట్టు నా మనసుకి మె అంటే మెదుడికి, మనసుకి సమయం ఇస్తానండి కొంచెం. హమ్మయ్య! ఓకె. అనట్టు అని కొంచెం న మనకనిపిస్తూ ఉంటుంది కదండీ. ఓకె. ఫ్రీగుంది ఇది మ మంచిగా ఉంది అని ఇట్లా ఇట్లా ఒరుగుతాం కదండీ! కొంచెము అంటే లేయింగ్ ఆన్ బెడ్ అన్నట్టు సోఫా మీద ఒరిగి ఉంటాము. అంటే మన బాడీ మన చేతిలో లో లేనట్టు జస్ట్ ఇట్లా బొమ్మలాగా ఉంటాం కదండీ. అలా ఫోన్ పక్కన పెట్టేయడం జరుగుతుంది. టీవీ ఆఫ్ చేసేసి కొంచెం కొంచెం సేపు నేను ఆహ్, సైలెంట్‌గా కూర్చుంటానండి. కొంచెం సేపు అంటే నా ఆహ్, అంటే ఒత్తిడికి రిలాక్స్ అవ్వాలి కద నేను కొంచెం నా మెదడుకి రీ రీసెట్ చేసుకోవడానికి కొంచెం శ్వాస తీసుకోవడము, కొంచెం దృష్టి పెడతానండి. కొంచెం ఓకె. కొంచెం సేపు సైలెంట్‌గా ఉందాం అన్నట్టు ఉంటానండి నేను. అత వేంగా తర్వాత టీ తాగడము, కాఫీ తాగడము అవి చేస్తుంటానండి. ఇంక దాని తర్వాత స్నాక్స్ ఏవైనా తినడము. ఆహ్, తర్వాత ఆస్‌యూజువల్‌గా ఇంకా డిన్నర్ అవి ఇవి ఉంటుంటాయి కదండీ అలా.
ఓకె. యహ్! అవును. అవునండి. యస్. యస్. అవును. ఓకె. ఓకె. ఓకె. ఓకె ఓకె. అయితే ఆహ్, ఇ ఇప్పుడు ఎప్పుడన్నా ఎక్కువ టైర్డ్ అయినప్పుడు మీరు షవర్ చేయడం అలాంటివి ట్రై చేసారా? ఎందుకంటే ఎంతో రిలాక్స్డ్‌గా బాడీ అంత అల్కగా అయిపోయిన ఫీలింగ్ వస్తది గదా! షవర్ చేస్తే. సో మీకు మీ ఆ! ఆహ్, ఎనర్జీ రీగెయిన్ అవ్వడానికి అలా ఎప్పుడైనా చేశారా? ఎలా అనిపిచ్చింది?
అవునా! అవునవును. అచ. ఆ! మనకు మన ఆడవాళ్ళకండి మనమూ ఆహ్, ఎంత రెడీ అయితే మనకంత ఒత్తిడి తగ్గుతుందంటారండి అసలు. అంటే మనకు రెడీ అయ్యే పిచ్చి ఎక్కువుంటది దానివల్ల. <chuckles> ఆహ్, <smacks lips> అంటే శు శుభ్రంగా రెడీ అవ్వడం అట్లా. ఎప్పుడూ ఎంత పని, ఎంత ఒత్తిడిగా ఉన్న మనకు రిలాక్స్ లేకపోయినా పర్లేదండి. ఇంటికి రాంగానే మనం బయటికెళ్ళాలి రెస్టారెంట్‍కి తినడానికి ఎళ్ళాలంటే, షవర్ చేసేసి, రెడీ అయ్యి, డ్రెస్సేసేసి ఎత్ ఎట్లా రెడీ అయితామండి మనకి అదొక ఆహ్, ఆ! ఎనర్జీ వస్తది. బూస్టింగన్నమాట. మనకు మనమే. ఆహ్, ఇంకెప్పుడు స్టార్ట్ అయ్యే ఇంగేప్పుడెళ్తాం మనం, ఇంకెప్పుడు ఎళ్తాం తొందరగా రెడీగాండి రెడీగాండి అని మనమే చెప్తుంటామండి ఇంట్లో. అలా అలా అనేది బూస్టింగ్ అవుతది. తప్పకుండా అండి షవర్ చేయడం వల్ల మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. బాడీ రిలాక్స్ అవుతుంది. అంటే ఒక టైప్ ఆఫ్ చిన్న మసాజ్ జరిగినట్టు అవుతుందండి మన బాడీకి. దానివల్ల కొంచెం మజిల్స్ మూవ్‌మెంట్ అవ్వడం వల్ల యాక్టివ్‌నెస్ పెరుగుతుందండి మన మెదుడుకి. మన బాడీకి. అలా <smacks lips> లింకుంటాయి గదండీ నర్వ్సన్నీ. సో ఆ! ఆ! అలా జేయడం జరుగుతది. ఇక రిలాక్స్‌గా ఉండడం కోసమయితే కొంచెం ఈమెయిల్స్ అవి ఇవి నోటిఫికేషన్స్ కొంచెం ఆఫ్ చేయడము. అలా చేస్తానండి నేనైతే. ఆ ఫోన్స్ కూడా కొంచెం కొన్ని కొన్ని మనం విషాలు చూస్తూ ఉంటాయండి ఫోనులో సోషల్ మీడియాలో. ఊరికే డిస్టర్బెన్స్ అనేది అనిపిస్తూ ఉంటుంది. <chuckles>
హుహు. ఎస్, ఎస్. అవును. <chuckles> యస్, యస్. ఎక్కడలేని ఎనర్జీ వస్తది. యాహ్! <chuckles> అవునవును. కరెక్టే. ఏ యస్, యస్. ఓకె. యస్, యస్, యస్. యాహ్! అవును. మనము డిస్ట్రాక్ట్ అవ్వాలనుకున్నా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ మనం డైవర్ట్ అయిపోతూనే ఉంటాము. అట్లాంటప్పుడు మీరూ స్విచ్ ఆఫ్ చేస్తారా?
ఆ! అంటే సోషల్ మీడియాలో ఆ! అవునండి. ఆహ్, ఏం స్విచ్ ఆఫ్ చేయనండి. సైలెంట్‌లో పెడతా. అంటే కొన్ని ఇంపార్టెంట్‌వి గూడా ఉంటాయి గదండీ! అలా అని సైలెంట్‌లో పెడతా. అంటే అనిపిస్తుంటుంది గదండీ! ఏదో కంపారిజన్స్ మొదలవుతున్నట్టూ, మన టైం కూడా వేస్టయిపోతది. మనకు మనకంటూ పర్సనల్ టైమ్ ఉండదనిపిస్తది సోషల్ మీడియా దాంట్లోనే పడిపోతాం మనము. అలా అలా చేస్తుంటానండి కొంచెం ఆహ్, అవి జేయకుండా ఉండడానికి చూస్తానండి కొంచెం ఆఫ్ చేయడం ఫోను దూరం పెట్టేయడం నాకంటూ నా నాకు టైం నాకు రియల్ టైమ్ కావాలి. అని నేను జేస్తానండి అలా ఉంటాను కొంచెం.
ఓకె. యాహ్! యాహ్! అవును. ఓకె ఓకె. అయితే మీకు ఫుడ్, ఫుడ్ వల్ల ఎంత రిలాక్సేషన్ వస్తదో, నాకు చాలా అర్థమైంది. ఆహ్, ఓకె. అయితే ఏదైనా రిలాక్సేషన్ కోసం మూవీస్ కానియండి, సీరీసెస్ కానియండి ఇలా ఓటీటీలో ఏదైనా చూస్తుంటారా పని తర్వాత?
<chuckles> అది తప్పకుండా అండి. మనకు వీకెండ్ అంటేనే స ఫ్రైడేస్ నైట్ అంటేనే ఫ్రైడే నైటే వస్తాయి కదండీ వెబ్ సిరీస్ కొత్త కొత్త <chuckles> అంటే ఎపిసోడ్స్ ఎపిసోడ్స్, కంటిన్యూయేషన్ ఎపిసోడ్స్. నాకు ఆ వె ఆ ఎపిసోడ్ చూడడం వల్ల కొంచెం రిలాక్సనిపిస్తది. మంచిగనిపిస్తది మంచి జరిగింది అని. ఇప్పుడు రీసెంట్‍గా అయితే నేనూ అది న్యూలీ మ్యారీడ్ అది అది జూస్తానండి నేను. ఆహ్, ఆ వెబ్ సిరీస్ జూస్తాను.
యాహ్! అవును. అవును. యాహ్! కరెక్టే. ఏది న్యూలీ మ్యారిడా?
ఆ! అంటే జస్ట్ మ్యారీడ్ వెబ్ సీరీ జస్ట్ మ్యా అహా! కాదండి. జస్ట్ మ్యారీడ్ వెబ్సైడు వెబ్ సీరీ ఉంది కదండీ. కొంచెం మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? బావుందండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు. మంచిగుంటారు. ఇద్దరికిద్దరు అర్థం చేసుకుంటుంటారు. మంచిగా నచ్చుతుందండి. ఈ, ఈ 4 5 ఎపిసోడ్స్ అయితున్నాయండి. అప్పటినుంచి ఫ్రైడేస్ ఆ ఎపిసోడ్ కోసమే వెయిట్ చేస్తున్నానండి. 6:00 ఈవెనింగ్. అంటే చూద్దాం <chuckles> ఆ! అలా. కొంచెం రిలాక్సనిపిస్తది నాకు. ఆ! నాకు నచ్చిందండి. బావుంది. <chuckles> అంటే 1 అవర్‍కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా వస్తున్నాయండి దానికి. నేను అది కూడా చెక్ చేశాను.
అన్ పేరే న్యూలీ మ్యారిడా? ఓకే. బావుందా? గుడ్, గుడ్, గుడ్. అంత బావుందా? ఓకే. ఓకే. నైస్ అండి. అయితే అది అయితే అది హిట్ అన్నట్టే ఇంక. ఓకే.
ఆ! ఆ! అలా అలా అనిపిస్తుంటుందండి. ఇంకా నిద్రపోయే టైంలో కూడా అండి మనం కొంచెం లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకుంటే, మంచిగా అనిపిస్తది కదండీ! అంటే స్లీపింగ్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంటండి. మనం చాలా ఎంత నిద్రపోతే అంత అంత రిలాక్సనే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ డే యాక్టివ్‍గా ఉంటామండి మనము. ఆ! అ అ మళ్ళీ బాడీకి గూడా మనము మనం కూర్చొనే వర్కు చేసేవాళ్ళైతే అండి. మనం కొంచెం ఆహ్, రాంగానే కొంతమంది 7, 8కి వాకింగ్ చేస్తూ ఉంటారండి తినంగానే. ఆహ్, కొంచెం బాడీకి అలసట వస్తే, నిద్ర కూడా ఫ్రీగా మంచిగా పడుకుంటామంటారు గదండీ! అలా ఆహ్, కొన్నిసార్లు టెర్రస్ మీద ఒక్క ఒక్కదాన్నే ఎళ్ళిపోతానండి చూడు చల్లటి గాలిలో ఇట్లా ఊరికే మొఖం కడుక్కొని. ఆ! కూల్ గాలికి ఆ!
ఎస్, ఎస్. అవును. కరెక్టేనండి. యాహ్! అవును. యాహ్! ఆ! నిజంగా అలా నేచర్‌కి దగ్గరగా మంచిగా గాలికి కాసేపు వాక్ చేస్తుంటే కూడా చాలా మంచి రిలాక్సేషన్ అది మనకి.
హ్మ్. అవునండి. ఆ రిలాక్స్ కోసం అలా నేచర్ దగ్గర మాకు చెట్లుంటాయి పైన టెర్రస్ మీద. మధ్యలో చైర్ పెట్టుకొని ఏదో అలా ఆహ్, రో ఆకాశం చూస్తూ, ఆ చెట్లను, ఆకులను తెంపుకుంటూ <chuckles> అట్లాంటి కొంచెం చూస్తుంట. రోడ్ సైడ్ ఎవరెవరు పోతుర్రు? మనుషులు, ఎవరెవరు వస్తుర్రు? అని అలా ఊ ఆ! గమనిస్తాం కదండీ ఊరికే. <chuckles> ఆహ్, ఆ! కొంతమంది మనకు తెలవకుండానే, ఫన్నీ ఫన్నీ చేస్తూ ఉంటారండి మనం గమనించే దాంట్లో. అవి, అవి గుర్తుకు తెచ్చుకొని నవ్వడము, మళ్ళీ అవి ఇంటికొచ్చి మా అమ్మకి జెప్పడం. కిందికి వచ్చి ఇందాక మన పక్కింటి అంకుల్ ఏమేం జేసిండో చూసినవా అమ్మా? అని చెప్పడము. అలా ఆహ్, పైనికి నేను అ అలా చేస్తూ ఉంటానండి. ఇంకోటి ఉదయమే లేవంగానే జీరా వాటరు తాగుతానండి. ఆహ్, ఇప్పుడు చలికాలం గదండీ. ఉదయమే లేచి జీరా వాటరు హాట్ జేసుకొని, ఆహ్, కొంచెం లెమన్ పిండేసుకొని పైన టెర్రస్ మీద సన్ లైట్‌కి ఎక్స్పోజ్ అవ్వడానికి చూస్తానండి కొంచెమైనా. ఒక 2,3 నిమిషాలు ఆహ్, సన్ లైట్‌కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మనము యాక్టివ్ నెస్ అనేది వస్తుందండి మనకి. అలా అలా చేసుకుంటానండి.
యాహ్! ఓకే. ఓకే. అట్లగూడ టైమ్ పాస్ అయితది. వ మనుషులని చూస్తుంటే కూడా అదొక యాహ్! అదొక మంచి థెరపీగా ఉంటది. బావుంటది. యెస్. యెస్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హుహు. యాహ్! ఆ! ఓకే. ఓకే. అయితే నెక్స్ట్ డే కోసం, మీరేమన్నా ప్రిపరేషన్స్ అవుతుంటారా? ఇవన్నీ రిలాక్సేషనయ్యాక. రా ఇం ఇంక రేపటి గురించి టైమ్ టేబుల్, మనకి రేపేం జేయాలనే దినచర్య స్టార్టయిపోతది కదా! ఇప్పుడు వంటలు గానీయండి, కట్ చేయడం గానీయండి, లేకుంటే, ఆఫీస్ వర్కే గానీయండి. మీరు ప్రీ ప్రిపరేషన్ ఏమన్నా చేసుకుంటారా?
ఆ! అ! ని ఆ! తప్పకుండా అండి. బాక్సెస్ క్లీన్ జేసుకోడము. బాక్సెస్ ఇట్లా పెట్టుకుంటా జస్టు ఫుడ్ అవ్వంగానే పెట్టేటట్టు. <chuckles> ఆహ్, వెజిటెబుల్స్ కట్టింగ్ గూడా కొన్నీ, కొన్ని మనకి గోరు అవీ <smacks lips> అవి ఉంటాయి చూడండండి, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు, కర్రీకయితే అవి ముందే ఆ! అలిత్ ఆహ్, వాళ్ళ టైమ్ లోపు టైమ్ పడతది, వండలేమనేషేషి, ముందు రోజే నైటు, కొంచం టీవీ అలా ఏదో చూసుకుంటా, తెంపేస్తూ ఉంటానండి అది. ఆ కటింగ్ అయిపోతూ ఉంటదీ, పెట్టేస్తానండి. ఆహ్, చపాతీలేమన్నా జెయ్యాలనుకున్నా, ముందు రోజే పిండి గలిపేషి పెట్టుకుంటానండి. ఆహ్
అవును. అవును. చాలా టైమ్ బడతది అసలు. యాహ్! యాహ్! అది గూడ చాలా టైమ్ సేవింగ్ గదా!
ఆ! అది గూడా చాలా టైమ్ సేవింగు. యుటెన్సిల్స్ గూడా పడుకునే ముందు, కా అన్నీ క్లీన్ చేసేసి, కిచెనంతా క్లీన్ చేషి పడుకుంటానండి. మార్నింగ్ కొంచెం, ఎక్కువ సేపు పడుకోవచ్చు గదా అని.
అంటే, ఆల్రెడీ అలసిపోతారు గదా! కాకపోతే మీకనిపీయదా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెయ్యాలా? రేపొద్దున చేస్కోచ్చులే, అని అనిపీయదా?
అహా! పొద్దున మళ్ళీ ఈ రిలాక్సవుతూ ఉంటాం కదండి. కొంచుం స్లో, స్లోగనే చేసుకుంటూ <chuckles> ఉంటానండి ఇవన్నీ. ఆహ్, అంటే, మళ్ళీ ఉదయమే లేవాలి గదా! తొందరగయితదో లేదో, మళ్ళీ ఆఫీస్‌కి లేటవుతుందీ అన్నట్టు, జూస్తుంటానండి కొంచము. ఆహ్, ఆహ్, పాలు గూడా తొందరగా దీసుకొచ్చి పెట్టె, కొన్నిసార్లు మేము, నైటే తెచ్చిపెట్టుకుంటామండి పాలు. ఎ పాలోడెప్పుడొస్తాడో ఏమో అన్నట్టూ కొన్నిసార్లని.
ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఓకే. అదే గదా!
ఆహ్, ఆహ్, ఆహ్
ఓకే ఓకే. ఈ సో ఇదివన్నీ మీరు రిలాక్స్ చేసే టెక్నిక్స్ అనమాట, మీ సాయంకాలపు వేళలో. ఓకే. మీరు బాగా వివరించారండి. మీరు ఎలా రిలాక్స్ అవుతారు. మీకు ఫుడ్ మీద ఉన్నంత మక్కువ నాకు నిజంగా అర్థమైంది. మిమ్మల్ని ఎవరన్నా సర్ప్రైజ్ చేయాలన్నా, మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఎవరన్నా సారీ జెప్పాలన్నా, మీకు నచ్చిన బిర్యానీయో, మీకు నచ్చిన స్టార్టరో ఇచ్చేస్తే అంటే మామూలుగా అందరూ రోజెస్ ఇస్తారు. అలా గాకుండా మీకు ఫుడ్ ఇస్తే సరిపోతుంది ఏమో. యెస్. యెస్. వెరీ నైస్.
అవునవునండి. <chuckles> ఆ! అవునండి. అంటే, అంటే <chuckles> తినేస్తానండి. బాగా తినడం వల్ల అలా. అంటే ఇది గూడా అంటుంటారు గదండీ కొంచెము రిలాక్సేషన్ కోసము ఫ్రెండ్స్, పార్టీస్. అది గూడా అవి గూడా యూజ్ అయితాయి గదండీ! చాలా వరకు. హ్మ్. అంటే ఫిజికల్ టచ్ అనేది ఆ! వ్ మనం ఫ్రెండ్స్‌తో ఉన్నంత జాలీగా ఎవరితో ఉండలేమండి. ఆ! సంతోష
ఓకే. యాహ్! యాహ్! డెఫినెట్‌లి. నిజంగా ఫ్రెండ్సు ఫ్రెండ్సే కదా! రిలాక్స్ చేసేది. యెస్. యెస్. కానీ కొంతమంది ఫ్రెండ్స్‌తో అయితే ఎక్కడ లేని ఒత్తిడి ఒస్తది. <chuckles>
అవునా అండి! అంటే మీకు ఒచ్చాయ అండి?
అంటె క అంటే కొంచెం స్ట్రెస్ ఫుల్‌గ వాళ్ళ బాధలు అని మనకి జెప్పినప్పుడు, మనం ఏంటంటే కాస్త ఫ్రీ‌గా ఉండడానికెళ్తే, ఇంకా వాళ్ళు వాళ్ళ కష్టాలన్నీ చెప్పేసి ఇంకా ఎక్కువ బర్డెన్ <chuckles> చేశెస్తారు. అవన్నీ చిన్నగా ఉంటాయి. బట్ వాళ్ళు పెద్దగా ఆలోచిస్తారు.
ఆ! అయ్యో! అవునవును. మనం గూడా మనం తెల్వకుండా ఆ! మనం గూడా మనం తెలవకుండా వాళ్ళ బాధలని ఫీల్ అయ్యి, వాళ్ళ దాంట్లో మనం గూడా వెళ్ళిపోతాం అనిపిస్తది గదండీ. మన రియల్ లైఫ్‌ని గూడా కంపారిజన్ తీసుకోవడానికి ప్రయత్ని
అవును. మళ్ళ అం ఏం ఉండదండి. వాళ్ళు అనవసరంగా ఓవర్ థింక్ జేసి భయపడుతుంటారు.
అవునవును. అది మనం అర్థం జేసుకోవాలండి ఏవి వట్టించుకోవాలో అవే వట్టించుకోవాలి ఏవి ఒదిలేయాలో అవి <chuckles> ఒదిలేయాలండి మనం. ఇంకా పార్టీస్, సండేస్ అలా అన్నప్పుడు ఇగ మగవాళ్ళైతే ఇప్పుడు ఆడవాళ్ళు గూడా తిన్ తాగుతున్నారు గదండీ? కొంచెం హ్మ్. ఒక హెల్త్‌కి మంచిదే అంటారండి. 100 ఎంఎల్ ఆఫ్ ఆహ్, వైన్ అనేది అంటే <chuckles> ఆ ఆల్కహాల్ అనేది. లేదండి. నేనేం తాగను గానీ తాగుతారు గదండీ. అంటే ఆఫీస్‌లో మాట్లాడుకుంటారు గదండీ మెయిల్స్, అంటే మెల్ కొలీగ్స్. "ఆహ్, ఈరోజు సిట్టింగ్ పెట్టుకుందాం." వాడేం వాళ్ళేంత ఎక్సైట్ అయితారంటే అండి, సాటర్ డే ఒచ్చిందంటే చాలు సాటర్ డే గాదు ఫ్రైడే నైట్ నుంచే సాయంత్రం 5 నుంచే ప్లాన్ ఎసుకుంటా ఇక ఎవరింటికి ఎళ్దాం రా? ఎవరింట్లో లేరురా వాళ్ళ పెళ్ళాలు? ఎవరింట్లో లేరు చెప్పండి? చెప్పండి? అని గ్రూప్‌లో మెసేజ్లు వాళ్ళకంటూ, వాళ్ళ సీటింగ్. వాళ్ళకి మెసేజ్లు వాళ్ళ వాళ్ళ గ్రూప్లు ఉంటాయండి. ఎంత ఆనందపడిపోతరో. తొందర తొందరగా ఫ్రైడే, ఫ్రైడే నైట్ ఒచ్చిందంటే సాలు వాళ్ళకి సి సి ఆహ్, కానీ అవి మంచిదేనండి. అంటే ఈ ఐటీ ఇలాంటి ఉద్యోగాలలో అది చాలా ఆహ్, యూజ్ అండి. ఆహ్, అలాంటి పార్టీస్ లేకపోతే ఆ ప్రెజర్‌కి ఆహ్, వాళ్ళు తట్టుకోలేరండి అస్సలు. <sniffs> ఒకరోజు ఆ! వీకెండ్స్‌లో ఎంజాయ్ జేయడం వల్ల ఆటోమేటిక్‌గా మండే స్ట మంచిగా అంటే ఆ వీకెండ్‌లో 2 డేస్ చేశె ఎంజాయ్ ఆ వర వారం మొత్తం పనిజేయడానికి యూజ్ అవుతుందని నేను నమ్ముతానండి కొంచెము. ఆహ్, అది అది మంచిదే అని గూడా అంటానండి నేను. అలా గూడా చాలా రిలాక్స్ అవ్వచ్చు అంటే డ్యాన్సులు జేయడము. ఇంగ తాగిన మత్తులో చేస్తారు గదండీ! డ్యాన్సులు, పబ్బులని <chuckles> హ! ఆహ్, ఎంజాయ్మెంట్ అనేది గూడా ఉండాలండి లైఫ్‌లో. అవి గూడా చేస్తే మంచిదే అని నేను అంటానండి.
వావ్! తాగుతారా? <chuckles> ఆహా! ఓకే. <chuckles> అవును. ఓకే. <giggles> యాహ్! అవునవును. కరెక్టేనండి. అవునండి. యాహ్! యాహ్! అవును. అవునవును. యాహ్! నైస్ నైస్. బా జెప్పారండి. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
ఆ! ధన్యవాదాలండి.